హ్మ్. హ్మ్. ఆహ్, చాలా షోలున్నాయి. నాకు అకడం బగడం తిగిడం అంటే చాలా ఇష్టం. తర్వాత షకలక భూమ్ భూమ్, పవర్ రేంజర్స్ ఆహ్, ఇలా రకరకాల షోస్ ఆ!
ఓకే. ఓహ్! పవర్ రేంజర్స్ మీరు జూస్తారా? అంటే అబ్బాయిలే ఎక్కువ జూస్తారు అనుకుంటుంటా నేను.
అలా ఏం లేదు. అబ్బాయిలు, అమ్మాయిలని తేడా ఏం ఉంటుంది? పవర్ రేంజర్స్, డైనో థండర్ ఉంటారు గదా! సో, 'పవర్ రేంజర్స్' చాలా బావుంటాయి. ఆహ్, 'హన్నా మోంటానా,' 'బార్బీ' అలాగే ఆహ్, ఇంకా కొన్ని కొన్ని 'డోరా' ఇలాంటివి, 'డోరేమోన్' ఇవి గూడా ఉంటాయి. అన్ని షోస్ చాలా బావుంటాయి. ఇప్పడికి
ఓకే. ఓకే. అవునులెండి. దాంట్లో లేడీస్ కూడా పవర్ రేంజర్స్ ఉంటారు గదా! <laughs> అవును కదా! అవునవును. హుహు. అయితే మీరు టీవీ జూసేటప్పుడు ఈ ఒక పవర్ రేంజర్స్, బార్బీ లేపోతే పవర్ పఫ్ గర్ల్స్ ని జెప్పి ఇలా చాలా వరకు ఉంటుంటాయి గదా! లేడీస్ దగ్గర. మీరు కూడా నేను నేను కూడా పింక్ రేంజర్, యెల్లో రేంజర్ అనుకోవడం గాని అలా జెశారా? లేపోతే నేను బార్బీ గర్ల్ లాగా ఉండాలి అంటే మీరే టీవీ లోకి వెళ్ళిపోయినట్టు అంటే చిన్నప్పుడు టీవీ ముందు గూర్చుంటే మనం టీవీ లోపలికెళ్ళిపోతాం గదా! మనం గాన. అలా అనిపించే సందర్భాలు మీకున్నాయా? అంటే చిన్నప్పుడు టీవీ జూసి స్ట్రీమింగ్‌లో జుసినప్పుడు గూడా అలానే అనిపిస్తుందా? లేపోతే కాస్త డిఫరెన్స్ ఉందబ్బా అన్నట్లంటారా?
అవును. హ్మ్. హ్మ్. అవును. డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. నేను కూడా అలాగ రెడ్ రేంజర్ అవ్వాలనుకుంటాను. ఎప్పుడు అబ్బాయిలే రెడ్ రేంజర్స్ ఉంటారా? అమ్మాయిలు ఉండకూడదా! <chuckles>
ఓకే. ఓకే. ఓకే. రెడ్ రేంజర్ అయిపోతారా మీరు?
అనిపిచ్చేది. ఆ! అలా అనిపించేది నాకు. ఆహ్, ఇ అంటే చాలా షోస్ ఉంటాయి. వైల్డ్ ఫోర్స్, టైమ్ ఫోర్స్, మిస్టిక్ ఫోర్స్, జంగిల్ ఫ్యూరీ, ఎస్పీడీ ఆహ్, ఇల్
ఓకేగా. తప్పకుండా. అమ్మో! ఆmmo అమ్మో! మీరు చాలా ఫాలో అవుతున్నారయితే చిన్నతనంలో. <laughs>
చాలా మొన్న గూడా నేను రీసెంట్‌గా టైమ్ ఫోర్స్ ఒకటి షో ఉండేది అప్పట్లో. ఆహ్, వైల్డ్ ఫోర్స్ కన్నా ముందొచ్చిందది. ఆ టైమ్ ఫోర్స్ షోని నేను నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టుకొని చూసా. తెలుగులో అవైలబుల్ లేదు. ఇంగ్లీష్‌లో ఆ షో అసలు ఎంత బావుండేదంటే చాలా చాలా. అంటే అంత పాత జ్ఞాపకాలు మళ్ళీ అవన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు నాస్టాల్జియా హిట్ అవుతది.
ఆహా! నిజమే. మీకోక విషయం దెలుసా? నేను కూడా ఈరోజు పవర్ రేంజర్స్ డౌన్లోడ్ జేసుకొనున్నాను.
అలాగే అమృతం సీరియల్.

ఆ! కరెక్టే చెప్పారు. ఆహ్, మా ఇంట్లో అంటే నేనిప్పుడు <sniffs> ఆహ్, వేరే ఊర్లో ఉంటున్నాను. నాకు కొన్ని పనుల పరంగా ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండాల్సొస్తోంది. టీవీ ఉంది కానీ ఎక్కువ వాడను. ఏదో మొక్కుబడికి నామకార్థానికి ఉంది. ఎప్పుడైనా ఒకసారి పెట్టుకొని ఆ యూట్యూబో లేకపోతే నెట్‌ఫ్లిక్సో, ప్రైమో అలా చూస్తూ ఉంటాను. కానీ మా ఇంట్లో అయితే రెగ్యులర్‌గా నాన్న అమ్మ వీళ్ళు కొత్త సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చిన చూస్తూ ఉంటారు. మా తాతగారు వీళ్ళందరూ ఆహ్, రకరకాల వాటిలో
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
క్రికెట్ మ్యాచెసు ఆహ్, డబల్యుడబల్యుఈ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారండి. రెగ్యులర్‌గా రోజు వార్తలు అలాంటివన్నీ. సో, ఇంట్లో అయితే టీవీ చాలా కామన్ మాకు. వాళ్ళకదే కాలక్షేపం అవుతూ ఉంటుంది. అవును.
అవును. ఓకే. అయి అయితే ఈ టీవీలో వచ్చిన మార్పు ఏదైతే ఈ స్ట్రీమింగని గాని ఇప్పుడు ఇంటర్నెట్‌ని కూడా మనం టీవీలోనే చూసే ఒక అవకాశం ఒచ్చింది కదా! ఇది ఎంత వరకు మనుషుల్లో ఒక చేంజ్ అనేది తెచ్చిందనుకుంటున్నారు?
అవును. హ్మ్. అంటే టీవీకి ఫోన్‌కి వ్యత్యాసం గురించి అడుగుతున్నారా?
ఆ! వ్యత్యాసము లేకపోతే టెక్నాలజీతో పాటు ఇంటర్నెట్‌ని కూడా మనం టీవీలోనే యూజ్ చేసేస్తున్నాం కదా! చాలా చేంజ్‌స్ అనేటివే వచ్చాయి ఒక టీవీలో. ఆ చేంజ్‌స్ వల్ల మనుషుల్లో ఎంతవరకు న్యూ థాట్స్ అనేటివొచ్చాయనుకుంటున్నారు?
అవును. హ్మ్. మనుషుల్లో ఎంతవరకు అంటే ఖచ్చితంగా
అంటే యూసేజ్ మనం కొత్తగా వాడుతున్నాం కదా ఇప్పుడు. ఒకప్పుడు పెద్ద రిమోట్ నుండి ఇప్పుడు 2 బటన్‌ల రిమోట్‌లు కూడా వస్తున్నాయిప్పుడు అలాగా నేననేది. హ్మ్. యాక్సెసిబిలిటీలు.
అవును. ఈజీగా అయిపోతుంది యాక్సెస్ ఆహ్, ఇప్పుడు ఒకా ఆహ్, చానెల్ యాక్సెస్ చేయాలన్నా చానెల్ మార్చాలన్నా యాక్సెసిబిలిటీ ఈజీగా అయిపోతోంది. ఫంక్షనాలిటీ కూడా చాలా పెరిగింది అప్పటికి మె పోలిస్తే. టెక్నాలజీ ఆహ్, అప్పుడున్నదిప్పుడు లేదు కదా! సో, అలా జి మనం ఆహ్, ఇలా చెప్పుకోవాలంటే ఆహ్, ఏ ఏసీ బీసీ అన్నట్టు. మనం బిఫోర్ జియో ఆఫ్టర్ జియో అని చెప్పుకోవచ్చు. జియో రాకముందు. జియో వచ్చాక. <chuckles>
అవును. అవును. ఆహా! అవును. మనం కరెక్టే అండి. ఇది మాత్రం నిజంగా కరెక్టే. అంతకుముందు కష్టమే లెండి.
అవునవును.

ఆహ్, స్ట్రీమింగ్ వల్ల ఈ కంటెంట్ ఆన్ డిమాండెడ్‌గా అంటే యాడ్స్ తక్కువగా మొబైల్‌లో కూడా చూసే విధంగా అయిపోయింది. <smacks lips> బేసిక్‌గా అందుకే లైవ్ ట్రెడిషనల్ టీవీ వ్యూవర్‌షిప్ అంటారండి. పాత కాలపు టీవీ చూసే పద్ధతులు, ఆ టీవీ వ్యూవర్షిప్ అది వరుసగా తగ్గిపోతూ ఒస్తొంది. చాలా దేశాల్లో ఇప్పుడు టోటల్ టీవీ యూసేజ్ అంటే మొత్తం టీవీని వాడకం టీవీ వాడకం. వాళ్ళు ఎక్కువ షేర్ స్ట్రీమింగ్‌కే మొత్తం స్ట్రీమింగ్‌కే ఎళ్ళిపోతొంది షేర్ మొత్తం. ఈ బ్రోడ్‌కా‌స్ట్‌కి గాని కేబుల్ వీటికన్నా ఎక్కువగా అన్నమాట. ఇప్పుడు బింజ్ వాచింగ్ అంటారు. అంటే ఒక సీరీసు వెబ్ సీరీసు లేకపోతే ఒక ఆహ్, షో ఆహ్, ఎపిసోడ్స్ వారీగా ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాల నుంచి గంట, గంటన్నర పైన ఉన్నవి గూడా ఉంటాయి. అలా దానికే అతుక్కుపోయి బింజ్ వాచ్ చేస్తారు పూర్తిగా సీజన్ సీజన్స్. ఒకేసారి చూడ్డం కామన్ అయిపోతొంది. ఆ? ఆ! అపాయింట్మెంట్ స్టైల్‌లాగా వీక్‌లీ ఎపిసోడ్‌కీ బదులు మనం అంతకు ముందు వారానికి <giggles> ఒకటి ఆదివారం ఈ ఎపిసోడ్ ఒస్తే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఇంకో ఎపిసోడ్ ఒచ్చేది టీవీలలో అలా ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ఒక గంటలో ఒక రోజులో ఒక గంట ఉన్న ఎపిసోడ్‌ని కూడా ఫినిష్ చేసేయగలిగేలాగా ఈ స్ట్రీమింగ్ ఒచ్చాక చాలా ఈసీ అయిపోతుంది. ఎనీ ఎనీ స్క్రీన్. ఫోను టాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటరు ఏదైనా గూడా. ఆహ్, ఎది ఎలానే టైం రాత్రి పగలు, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, తెల్లవారుజామున ఏ టైం
అవును. హ్మ్. కరెక్టే. హ్మ్. అవును. అవును. హ్మ్. కరెక్ట్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అవును. నిజంగా. అంటే మీరు గూడా వ్యక్తిగతంగా ఇవన్నీ గూడా చూసారైతే? ఇలా జరగటం అన్నీ కూడా. అంటే మీ ఇంట్లోనే ఇలా జరుగుతుంటదా? లేపోతే మీ స్నేహితులు అలానా?
ఆ! వ్యక్తిగతంగా నేను కూడా ఆ! బింజ్ వాచ్ చేసేదాన్ని. ఆహ్, 2 సంవత్సరాలు 2, 3 సంవత్సరాల క్రితం వరకు. తర్వాత అంత ఇన్ ఇన్‌ట్రెస్ట్ రాలేదు. ఎడ్యుకేషన్ నాది లండన్‌లో అయింది. ఆ! లండన్ వెళ్ళే ముందు టైం వరకు ఆహ్, ఒక ఎక్సైట్మెంట్ ఉంటది. లాంగ్వేజ్ మంచిగా నేర్చుకోవాలి అని. సో ఆ టైంలో బాగా జూసా. వన్స్ లండన్ ఎళ్లి మళ్ళీ ఇండియా ఒచ్చేసరికి ఇంకా అంత ఇన్‌ట్రెస్ట్ రాలేదు బెంజ్ వాచ్ చేయడానికి. నేను సినిమాలెక్కువ జూస్తా థియేటర్‌లో. వారానికి ఒక 2, 3 సినిమాలకి వెళ్ళిపోతా ఒకదాన్ని. ఆ సినిమా జూసేసి ఇంటికొస్తా మళ్ళి టీవీలో గానీ మొబైల్సు, లేకపోతే ల్యాప్‌టాప్‌లో ఎలాంటివి చూడను. ఇప్పుడంత ఇన్‌ట్రెస్ట్ రావట్లేదు. బట్ స్ట్రీమింగొచ్చాక ఏంటంటే ఇప్పుడు చాలా ఈసీ అయిపోతోంది సినిమా వాళ్ళు గూడా ఆహ్, ఐ బొమ్మ అని చెప్పి ఒక వెబ్‌సైట్ దాని ఐ బొమ్మ రవి.
ఓకే. రున్ మారిపోయారంటారా? <chuckles> ఓకే. హ్మ్. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. ఓకే. అవును. రీసెంట్‌గా మనకుండింది. ఇప్పుడు కనుమరుగైపోయింది.
అవును. మళ్ళీ అయ్ వాళ్ళు వేరే ఆహ్, పేరుతో వేరే వెబ్‌సైట్ పేరుతో గూడా వాళ్ళు, ఐ బొమ్మ రవియే ఇంకో వెబ్‌సైట్ ఏదో ఉంది క్లోజ్ అవ్వలేదు. వేరే వెబ్‌సైట్ పేరుతో గూడా వాళ్ళు ఒచ్చారు అని కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం?
అవును. మరి ఎంతవరకు నిజమో తెలీదు గాని మీరన్నట్లు మాత్రం ఈ ఒక స్ట్రీమిం‌గ్‌లో ఆ ఒక ప్రైవసీ ఆహ్, పైరసీ అని జెప్పి గూడా అంటుంటారు గదా! ఇలాగ రకరకాల వెబ్‌సైట్లు జేయడం. ఇవి కూడా, ఇవి కూడా జనాలెక్కువగా చూస్తుంటారంటారా అయితే?
అవును.